అంతే, అంతే. నిజంగా అండి చాలా చక్కగా జెప్పారనమాట ఇదైతే మాత్రం. ఓహ్! సో, మరి ఆ! అది చా ఇది నిజంగానే ఈజీగానే ఉన్నట్టుంది. మేబీ ఒకవేళ పా అంటే పూరీలు ఉన్నాయి కదా! అవి మనం ఆహ్, రెడీమేడ్‌గా దొరకకపోతే కొంచెం కష్టమయ్యేదనుకుంటా పిండి గలుపుకొని చేసుకోవాలనుకుంటే గనుక. ఆ!
అంటే, జంకు ఫుడ్డు గూడా మమ్మ ఇంట్లో చేసేది ఆహ్, ఈజీ అండి. అమ్మో! అది ఎట్లా అనుకున్నారు, సూజీ ఉండిద్ది చూశారు, మనకి ఉప్మా రవ్వుండిద్ది గదా! ఉప్మా రవ్వ, దాంతో చేస్తారు సూజీతో. అందులో మనకా 2
హ్మ్. హ్మ్. అవును. ఓకే. ఈ మైదా పిండితో గాదా చేసేదివి?
కాదు కాదు. సూజీతో చేయాలండి. అప్పుడే అవి పొంగుతాయనమాట. మైదా పిండితో చేశామనుకోండి, అవి మెత్తగా ఉంటాయి.
ఓకే. యమ్ అన్ మరి ఈ సూజీ పిండితో ఎలా చేస్తారు, ఈ వీటిని పూరీలు? హ్మ్.
సూజీ పిండిలో ఇప్పుడు మనకు 2 కప్స్ అనుకోండి, ఒక 2 కప్స్ సూజీ పిండి తీసుకొని అందులో ½ కప్పు, మనకి మైదా కానీ, గోధుమ పిండి గానీ, ఏసుకోవాలి. ఏస్తే ½ కూడా కాదండి పావు కప్పు పావు కప్పు వేసుకొని, కొంచెం ఉప్పు, కొంచెం పంచదార వేసుకొని ఈ మిక్స్‌చర్‌ని గట్టిగా కలుపుకోవాలనమాట. దాన్నింకా చపాతీలాగా రోల్ జేసుకోవాలి. మొత్తం చపాతీలాగా మనకేదైతే పీట ఉండిద్దో పీట, అరుగు దాని మీద రోల్ చేసేసుకొని గ్లాస్‌తో మనకి పూరి ఏ సైజ్‌లో కావాలంటే ఆ సైజ్‌లో గ్లాస్‌తో కలిపేసి పెట్టి కట్ జేయాలి. హ్మ్. చిన్న టీ గ్లాస్‌తో కట్ జేసుకోవాలనమాట. కట్ చేసుకున్న ఆ రౌండ్ షేప్స్‌ని తీసుకెళ్ళి ఆయిల్‌లో ఫ్రై చేసుకోవడమే. ఇది చాలా రిస్కీ ప్రాసెస్ అండి.
ఓకే. ఓకే. ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. అవును. చిన్న సైజయితే సరిపోతది గదా! మనకి. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. అంటే, వెంటనే ఫ్రై చేసేసుకోవాలా? లేపోతే, కొంచెం ఫ్యాన్ కింద బెట్టేసుకొని
వెంటనే ఫ్రై జేసేసుకోవాలి. అట్లేం అక్కర్లేదండి. ఏం అక్కర్లేదు. మరేందుకంటే ఆ పిండి కలుపుకున్నాక, ఒక 5 మినిట్స్ సెపరేట్‌గా పక్కన బెట్టేసేసి, ఇక ఆ పిండిని రోల్ జేసి మనం తీసి నూనెలో వేసుకోవడమే. కాకపోతే ఏంటంటేండి కొన్ని, కొన్నిసార్లు ఇది ఫ్లాప్, అట్టర్ ఫ్లాప్ అయ్యిద్ది. మా అమ్మ ఫస్ట్ టైమ్ జేసినప్పుడు అట్టర్ ఫ్లాప్ అనమాట. ఆ పూరీలు పొంగలేదు.
లేదా. ఓకే. ఓకే, ఓకే. ఆహా! ఓకే. అవునా! ఆహ్, ఫస్ట్ టైమ్ జేసినప్పుడు తప్పదులెండి ఇటువంటి సమస్యలు ఎదుర్కోవాలి.

అంతేనండి. కానీ ఏంటంటే మనకి కన్ను ఆగదు కదా! జంక్ ఫుడ్ చూసినప్పుడు ఆ! ఫాస్ట్ ఫుడ్సు ఆ! బండేంటో పిలుస్తున్నట్టుగా అనిపిచ్చిద్ధి నాకైతే రా తిను తిను అన్నట్టుగా ఉండిద్ది అందుకే ఎక్కువగా
హు. హ్మ్. అవును. <laughs> నిజంగానే మరి ఇది కాకుండా ఇంకొక జంక్ ఫుడ్ ఏమన్నా ఉందా మరి తినేది?
మంచూరియా అండి. మంచూరియా, నూడిల్స్. ఈ 2 మాత్రం ఇక నా ఏమంటారు? ఎక్కడికెళ్ళిన నా వెయిటింగ్ లిస్ట్‌లో
మంచూరియా ఓకే. హ్మ్. ఫ్రైడ్ చికెన్ ఇలాంటివేం తినరా మరి నాన్ వేజ్‌లో?
తింటాను చికెన్ పకోడీ తింటాను. మా సైడు జీడిపప్పు చికెన్ పకోడి అని వేస్తారండి, మనకి చికెన్ ముక్కకి ప్రతి ఒక్క హ్మ్. ప్రతి ఒక్క చికెన్ ముక్కకి కాజు ఉండాల్సిందే ఆ! కాజు కూడా దోరగా వేగిద్దండి. నిజంగా చెప్తున్నానండి ఆ కాజు ఆ నూనెలో దోరగా వేగిద్ది కదా! క్రిస్పీ‌గా ఉంటుంది జీడిపప్పు కూడా తింటుంటే అబ్బబ్బబ్బా! అమోఘం. నిమ్మకాయ పిండుకొని తింటుంటే
ఓకే. హ్మ్. ఓకే. కాజు పకోడా. హ్మ్. అబ్బబ్బబ్బబ్బా! నాకు నోరూరుతుందండి బాబు చెప్తుంటే. హ్మ్. హ్మ్. అవును. నిజంగానే. నేను కంపల్సరీగా మీరు నాకు ఇట్లా చెప్తున్నారు నేను ఇప్పుడు తెప్పిచ్చుకోడానికి ట్రై జేస్తా.
ఆ! నేను కూడా ఇప్పుడు మీకు చెప్తుంటేనే అవును కదా! వెంటనే బయటకేళ్ళే ముందు అని చెప్పేయాలి కదా! చికెన్ పకోడి ఆర్డర్ పెట్టేయాలి అన్నట్టుగా ఉందన్నమాట. నిజంగా కొన్ని కొన్ని అలాగే ఉంటాయాండి మనసాగదు.
<laughs> ఆ! ఆ! అవును. హ్మ్. నిజంగాండి మనం జంక్ ఫుడ్‌కి కొ అంటే ఆంక్షలు ఏంటంటే కట్టుబాట్లు పెట్టేస్తూ ఉంటాం గానీ, ఎంత కట్లుబాట్లు పెట్టినా సరే అసలా తినాలనిపిస్తుందనమాట అది అంటే మన హెల్త్ పాడవుతుందని తెలిసినా సరే మనం తింటూనే ఉంటాం అవి.
అవునండి. ఈ మధ్య నిజమే. కానీ అండి ఒకప్పుడు మనం కొంచెం చూసుకుంటే చిన్నప్పుడు బానే ఉండేయండి. ఇవి తింటున్నా గాని పానిపూరి ఏదైతే ఉందో అది, మంచూరియా కూడా చాలా అంటే మంచూరియా కూడా క్యాబేజ్ క్యారటే కదండీ క్యాబేజ్‌లో వచ్చేది క్యారట్లో వచ్చేది మనం చేస్తాం మంచురియా. సో అది ఏమంటారు? ఆ! చెప్పాలంటే హెల్దీ‌గానే ఉండేది. ఆరోగ్యకరంగానే చేసేవాళ్ళు మంచిగా హైజీన్‌గా చేసేవాళ్ళు. ఇప్పుడు మరి దారుణంగా అయిపోతున్నారండి డబ్బులు, డబ్బులు, అని ఇదిగా అయిపోతున్నారు. తినేవాళ్ళు పెరిగిపోయారు కాదు, ఇంకాస్త వాళ్ళు హైజీన్‌గా చేయలేకపోతున్నారు.
హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. అవును. అవును. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. నిజంగానే అండి. నిజంగానే. ఇప్పుడు ఇది గూడండి. ఇప్పుడు మనకి ఆహ్, ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తారా? సో ఎగ్ ఫ్రైడ్ రైస్‌లో మనకి చికెన్ ఫ్రైడ్ రైస్ అని చెప్పేసేసి పెడుతూ ఉంటారు గదా! సో చికెన్ పీసెస్ వేస్తారు అంటే గనగ మొత్తం మైదా పిండి కలిపేసిన ఏయేయో ఎస్తారండి బాబు. ఆహ్, చికెన్ వచ్చిదేమోనని చెప్పి చూస్తారు చికెన్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నప్పుడు సో అవేవో ఉంటాయి మైదా పిండియి హ్మ్.
ఆ! కోటింగ్‌లో. ఆ చికెను కాదండి. ఏం చేస్తారో తెలుసా? ఆ! చికెనేం చేస్తారు అనుకున్నారు మైదా పిండిలో మారినేట్ చేస్తారన్నమాట. కాబట్టి ఏంటి ఇంత చిన్న ముక్కకి బేకింగ్ సోడా మైదా పిండిలో మారినేట్ చేస్తారు. దాని వల్ల ఏమవుతుంది అంటే చిన్న చికెన్ ముక్క అంటే చెప్పాలంటే మన అంగుళం అంత చికెన్ ముక్క కూడా 2 అంగుళాల అంత ఉబ్బిద్ది.
హ్మ్. ఓకే. హూహూ. హ్మ్. ఓకే. ఓహో! ఓకే. ఓకే. ఏంటి ఎందులో?
ఆ! బేకింగ్ సోడా వేస్తారు మైదా పిండిలో కోటింగ్ చేసేటప్పుడు.

ఓకే. చిన్నది గూడా పెద్దదిలా ఉబ్బిద్దంటారా అయితే!
ఆహ్, ఈ చికెన్ ముక్కలు ఓకేనండి చాలా కొంతమంది తెలుసా! అవి కట్ చేసి గాట్లు పెట్టి చికెనుని అందులో వేస్తారన్నమాట. సో, ఆ గాటుల్లోకి బేకింగ్ సోడా వెళ్లి ఇంకాస్త ఉబ్బిద్దన్నమాట ఓవెన్‌లో పెట్టినా అలాగే ఉండుద్ది. మనం ఫ్రై చేసి
ఓకే. హ్మ్ హ్మ్. ఓకే. అంటే అదేమన్నా ప్రాబ్లమంటారా అట్లా? లేకపోతే హెల్త్‌కేమన్నా ప్రాబ్లమయ్యిద్దా? లేదా జస్ట్ నార్మలేనా అది? ఆ! చెప్పండి అర్థం కాలేదు.
బేకింగ్ సోడా ఏంటండీ? బేకింగ్ సోడాంటే కాదు. బేకింగ్ సోడా, టేస్టింగ్ సాల్ట్ మన ఆరోగ్యానికి ఎంత హానికరం. బేకింగ్ సోడా మనకి గ్యాస్ ప్రాబ్లమండి. ఎసిడిటీ. మరదే ఉబ్బిద్దంటే మనముబ్బమా చెప్పండి అది తిని మనమెట్లా తయారవుతున్నాం? ఒళ్ళొచ్చేస్తుంది అంటే నిజంగా ఈ జంక్ ఫుడ్ వల్లేనండి. మన బాడీలో ఊరిపోతుంది ఒబెసిటీ వచ్చేస్తుంది. రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంది. ఈ జంక్ ఫుడ్ వల్లే. కాకపోతే ఆ వాసన, ఆ రుచి ఏంటంటే అండి, ఎన్ని తెలిసినా, అందులో ఉండే ఎన్ని లోపాలు
ఓకే. హ్మ్. నిజంగానే. నిజంగానే. నిజంగానే ఉబ్బుతాం. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. <laughs> హ్మ్. నిజంగానే. అవును. ఇక్కడ నాకొక డౌటుంది. అడగమంటారా? ఇప్పుడు మనకి ఆహ్, బర్గరుంది. దాన్ని జంక్ ఫుడ్డని ఎందుకంటారసల? ఆహ్, సో, పైనున్నది మనకి బ్రెడ్డే అవునా? సో
తెలిసినా సరే. హ్మ్. అది మైదా. మీకు తెలుసా? అది మైదానే కదా!
ఆ! చెప్పండి. ఓకే. బ్రెడ్డనేది మై మైదా కాబట్టి దాన్ని జంక్ ఫుడ్‌గా లెక్కేసారా?
అంటే ఎందుకంటే అండి, ఈ మైదా అనేది చాలా ఏం చెప్పాలి? ఈ బన్నులు ఇవన్నీ ప్రాసెస్డ్ కదా! చాలా రోజుల కిందట చేసి అట్లా ఉంచుతారు. మరది ఖచ్చితంగా జంక్ ఫుడ్డే అవుతుంది మళ్ళీ ఈ అది కాక ఈ మైదాలో ఏంటి అంటే ఇట్లా బేకింగ్ సోడా గానీ ఇలా ఉబ్బడానికెక్కువగా చేస్తారు. మరది ఫ్లఫ్ఫీగా రావాలి ఫ్లఫ్ఫీగా అంటే ఖచ్చితంగా అందులో మనం బేకింగ్ సోడా కలుపుతాము దానికి తోడు నిల్వ ఉండే ఫుడ్డు.
హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. కాదు. కాదు. ఇప్పుడు బ్రెడ్ ఓకే. బ్రెడ్‌లో బే బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కంపల్సలీ కలుపుతారు అండ్ ఈస్ట్ గూడా కలుపుతూ ఉంటారు గదా! సో, కొంచెం మనకి రావడానికి. ఆహ్, సో మరి అది బ్రెడ్ నార్మల్‌గా బ్రెడ్ తినేటప్పుడు మంచిది అనంటారు డాక్టర్సు. మరి బర్గర్ తినే టైంకి ఎందుకు అది మంచిది కాదు అనంటారు?
అవును. పొంగడానికి. అవును. అది కాదండి. లేదు. <giggles> కాదు బ్రెడ్ తినాలి. అదేంటంటే బ్రౌన్ బ్రెడ్ తినమంటారు. మీరు అబ్జర్వ్ చేస్తే వీట్ బ్రెడ్డు, బ్రౌన్ బ్రెడ్డే తినండి అంటారు. అదెక్కువగా గోధుమలతో తయారు చేస్తారు. గోధుమ పిండితో కాబట్టి పర్వాలేదు. అసలు మెయిన్ ప్రాబ్లము బేకింగ్ సోడా, బేకింగ్ సాల్ట్ పక్కన బెడితే ఆహ్, మైదా అండి. ఎక్కువగా మరి ముఖ్యంగా మనకి డేంజర్ ఏంటి అంటే మైదా. ఈ మైదాని ఏమంటారు తెలుసా! వైట్ పాయిజన్ అంటారు. వైట్ పాయిజన్ అండి మైదా. మన బాడీలోకి ఒక రకంగా మనకి తెలియకుండా మనమే పెట్టుకుంటున్నాము. అందుకనే ఏంటంటే
హ్మ్. ఓకే. అవును. అవును. అవును. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. ఆహా! నిజంగానే అండి. కానీ ఎందుకు మరి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మనం చూస్తున్నట్టైతే చికెనులో కూడా, అంటే ఇప్పుడు మనం ఫ్రైడ్ చికెన్‌లో కూడా మనకి ఈ కార్న్ ఫ్లవర్ ఎలాగో మైదా పిండిని కూడా అలాగే యూజ్ చేస్తూ ఉంటారు గదా! హ్మ్.
కన్ఫర్మ్‌గా. ఎందుకంటే వాళ్ళకి కలిసొస్తుంది. అంటే కలిసి రావడం అంటే ఒదుగవుతుందండి. ఇప్పుడు కొంచెం శన పకోడీలున్నాయి. అది వరకు పకోడీలు ఎట్లా యేసేవాళ్ళండి? ఉల్లిపాయ శనగపిండి. శనగ పిండి కూడా జస్ట్ కొద్దిగా కొద్దిగా ఆ ఇప్పుడు అక్కడ కూడా మైదాని వాడుతున్నారు. ఎక్కువ మోతాదుల్లో వేసుకుంటారు. ఆ! మరి ఇప్పుడు 100 మందికి చేయాలి. ఎంత శనగపిండి గావాలి?
హ్మ్. ఓన్లీ శనగపిండితో అవును. ఉల్లిపాయ, శనగపిండి. అవును. అవునా! అంటే అవును. ఓకే. చాలా కావాలి మనకి. సో, దాన్ని తగ్గించడం కోసం మై మైదా పిండి గలిపినప్పుడు మరి టేస్టనేది మారుతుంది గదా!
మరట్లాంటప్పుడు మైదా యూజ్ చేస్తన్నారు.